అంటే యస్ అండి. నాకు చాలా ఎప్పుడైతే గ్రూప్ 2 రాలేదో నన్ను ఇక టీచర్‌గా వర్క్ చేస్తుంటే ఎందుకు రాలేదండి. ఎంతమంది విమర్శించాలో ఓహంగా టీచర్‌గా చేస్తున్నాడు, అంత టాలెంట్ ఇంత టాలెంటు. ఆ! లేదు గ్రూప్ 2, మిస్ చాలామంది వీడెక్కడ గ్రూప్ 2 కొట్టేస్తాడో అనే బాధ ఎక్కువ చాలామందికి. సో టీచర్‌గా నేను ఇప్పు ప్రస్తుతానికి టీచర్‌గా ఉంటున్నాను గదా! సో వాళ్ళకర్థమవ్వట్లేదు. టీచర్‌గా నేను ఇప్పుడెలా అంటే నేను అంటే నేను అనుకునేవాడిని. ఆ! ఫులి రె రె రెండడుగులు వెనక్కి ఏసిందంటే ఓడిపోయినట్టుగా మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ 2 గురించి రెడీగా ఉన్నాననమాట.
హ్మ్. ఓకే. అంటే టైమ్ వేస్ట్ జేసుకున్నావు నువ్వు. అని అని. హ్మ్. <laughs> ఓకే. హ్మ్. హ్మ్. మళ్ళీ ప్రిపరేషన్ మీద మొదలైతుందని తెలీదు వాళ్ళకి. హ్మ్. ఆలుగళ్ళక ముందుకు దూకుద్దన్నట్టు హ్మ్. అంటే వాళ్ళకర్థం కాకపోయుండచ్చు. అంటే మీ నెక్స్ట్ మూవ్ ఏంటంటే టీచర్‌గానే ఉంటాడేమోాలే. ఇంగ ఎగ్జామ్స్ మర్చిపోయాడేమొలే అనుకున్నారు గానీ, మీలో అం అంతరార్థంగా హ్మ్.
ఉంటాడేమో! మర్చిపోయాడేమో! ఆ! దా కానీ వెనకల అన్ని రిసోర్సెస్ బాగా బలంగా సిద్ధం జేసుకుంటున్నాన‌ని వాళ్ళకి తెలియదనమాట.